ఆ! అవునండి. అవునండి.
హ్మ్. అది కరెక్ట్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఒక బ్లాక్‌కి ఇంకో బ్లాక్‌కి ఫిక్సింగ్ ఎక్కడుందో అక్కడ కరెక్ట్‌గా జాయిన్ అయితేనే అది ఫిక్సయి కూర్చుంటుంది.
హ్మ్. హ్మ్. అవునవును. మీరు చెప్పింది కరెక్టే.
హ్మ్. ఆ! ఆహ్, హ్మ్, పైనున్న బ్లాక్‌కి ఉన్న హోల్‌లో కింద ఉన్న బ్లాక్ ప్రొజెక్షన్ ఆ 2కి కరెక్ట్‌గా మీట్ అయితేనే కరెక్ట్‌గా కూర్చుంటుంది. అలా అదికింక పెద్ద బిల్డింగ్ అయ్యి కూర్చుంటది. అలాగే ప్రతి మనిషిలోనూ ఎక్కడో ఒక ఉన్న చిన్న హా స్పేస్ అనేది ఎదుటి వ్యక్తి నుంచి వచ్చే ఆహ్, ఫ్ స్పేస్ ఫిల్లింగ్‌తోటి ఫిల్ అయితే ఆ ఫ్రెండ్‌షిప్ ఎంతో కాలముంటుంది. ఫ్రెండ్‌షిప్ అనే అనను. ఏ రిలేషన్ అయినా అలాగే కంటిన్యూ అవుతుంది.
హ్మ్. ఓహోహోహో! అంటే ఆహ్, హ్మ్, ఆ రకంగా వ్ అంటే ఒకే మనస్తత్వం ఉన్నా కూడా అంటే ఒక హ్మ్, పద్ధతి ప్రకారంగా ఉండాలంటారు మీరు.
అంట్ అంటే ఒకే మనస్తత్వం ఉన్న గూడా డా అంటే న్ న్ నాకున్న ఎక్స్పీరియన్స్ నే ఇది నా అనుభవం నా ఉద్దేశ్యమండి. అంటే ఒకే రకమైన మనస్తత్వం అంటే ఓ మంచిగా చేసే దగ్గర మంచిగానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే విషయాలు కోపంకి సంబంధించినవి లేకపోతే, నచ్చని విషయాల గురించి ఉన్నదనుకోండి, అది ఇద్దరు ఒకటే రకంగా ఆలోచిస్తారు. ఒకటే రకంగా ఆలోచించినప్పుడు తను ఎందుకిలా ఆలోచిస్తున్నాడనేది ఒక వ్యక్తి గురించి ఒకలు ఆలోచించలేరప్పుడు.
ఆ! ఆ! అవునండీ.